సరే. సరే. అంతా తిన్నారు. డిగ్రీ అయిపోయింది. సో, పీజీ కోసం ఏ విధంగా ప్లానేశారా?
<laughs> అయితే, పీజీ కోసం ఏంటంటే, చాలామందేంటంటే, బయటికి వెళ్లారు. వెళ్ళేరు. వెళ్ళినవాళ్ళు వెళ్ళేరు. అయితే నేను, మా ఫ్రెండ్స్ అందరం కలిసి, ఆహ్, మేవేదైతే గ్యాంగుందో, అంటే మేవు, మాక్ మా గ్యాంగ్‌లో హ్మ్. ముగ్గురమ్మాయిలుండేవాళ్ళం. ఇద్దరబ్బాయిలుండేవాళ్ళం అనమాట. అయితే వాళ్ళు ఆ! పెద్దగే.
హుహు. ఓహో! చాలా పెద్ద గ్యాంగే! అంత పెద్ద గ్యాంగ్‌ని, ఎలా డీల్ చేసేవాళ్ళసలు?
అంటే, దీటీతో పాటు ఇంగ చాలామందున్నారూ. వాళ్ళని కలపలేదు. మె మెయిన్‌గా అయితే, మేం మేం.
ఓకే. ఎందుకని కలుపుకోలేదు? అంటే, ఆహ్, అంటే కొంచెం బ్యాచ్‌లో ఏమేనా గొడవలున్నాయా? లేకపోతే ఆ బ్యాచ్ మంచిది కాదు. మనదే మంచి బ్యాచ్ అన్నట్టుగా ఏమన్నా ఉందా?
అంటే, టెంపో మ్యాచ్ కాదు కదా! వాళ్ళు చేసే పనులకి మ్యాచ్ కాదు. మనం చేసే పనులు మేమేం అంటే, అంటే గుడ్ బోయ్స్‌ లాగా
లైక్ 'సై' మూవీలో 2 టీమ్స్ ఉంటాయి. అలా అనుకోవచ్చా? మీది హీరో టీమా? విలన్ టీమా?
అలా కాదు. అలా కాదు. అందరూ, అందరూ ఎవరికి వాళ్ళు హీరో‌లు వీల్ అని ఫీలయిపోయేవాళ్ళు కానీ, కొంతమందేంటంటే, మనకి సరిపోరనమాట. ఎలా ఉంటుందంటే, వాళ్ళ టెంపో వేరే ఉంటది. వాళ్ళ ఆలోచన వేరే ఉంటుంది. మన ఆలోచన వేరే ఉంటుంది. అలా అనమాట. అలా డిఫరెన్సెస్ ఉన్నాయి గానీ, హ్మ్. ఓ ఓవరాల్‌గా అయితే, అందరం మంచి ఫ్రెండ్స్ యాక్చువల్‌గా. మా మంచినే మాట్లాడుకుంటాం. ఏదెన్నా ఇంపార్టెంట్ గనక వస్తే, అప్పుడు ఎవరికి వాళ్ళ గ్రూప్‌లో వెళ్ళిపోతారనమాట. వా వాళ్ళకిష్టమైన వాళ్ళ దగ్గరికి వాళ్ళెళ్ళి కూచొని మాట్లాడడం. మాకిష్టమైన వాళ్ళదగ్గరికి వెళ్లి, మేము మాట్లాడడం. మేమందరం. హ్మ్.
ఓహో! హుహు. అవునవును. కరెక్ట్. కరెక్ట్. హ్మ్. హుహు. బావుంది. బావుంది. మరి పీజీ అన్నావు కదా! పీజీ చదవాలని నీకుండేనా కోరిక? నీకున్నప్పుడు, నువ్వు ఇండియాలో చదవాలనుకున్నావా? లేకపోతే అబ్రాడ్‌లో చదవాలనుకున్నావా?
ఓకే. ఆ! ఆ! ఇక్కడే అనమాట. ఇక్కడేంటంటే, నేనేమనుకున్నానంటే, ఎక్కడ చదివితే ఏముందిలే? ఇక్కడే చదువుదాం. అని నేననుకున్నా. పీజీ.
ఓకే.

అంటే అదే క్యాచ్ పట్టుకున్నావా లేదా బాలు? అలా మిస్ అవ్వడం వల్ల దీన్ని కూడా వదిలేసావా? <chuckles>
<giggles> అక్కడ పట్టుకున్న. అంటే కొన్ని కొన్ని మనం ఎలా ఉంటుందంటే పట్టుకోవాల్సినవి పట్టుకోం కానీ అనవసరమైనవన్ని పట్టుకుంటావనమాట. జీవితమనేది ఇలానే సాగుతుంది చాలా మందికి. చాలా సార్లు మన్ ముఖ్యమైన నిర్ణయాలేమో తప్పు చేస్తా ఉంటాం.
ఓకే. యాహ్! యాహ్! ట్రూ. ట్రూ. పెద్ద లెసనే అసలు నువ్వు చెప్పింది ఇది నిజంగా ఎవరికైతే కావాలనుకుంటారో అది రాదు వద్దనుకున్నది వస్తయి. ట్రూ. ట్రూ. సో, మరి తర్వాత ఏమైంది? నీ ఫ్రెండొచ్చారు మంచిగా ముచ్చట్లు చెప్పుకున్నారు. దాని తర్వాతేమైంది?
హ్మ్. యెస్. యెస్. యెస్. హ్మ్. వచ్చాడు. చెప్పాడు. వాడి, వాడి స్టైల్ కూడా కొంచెం మారిపోయింది. అంటే అక్కడ టాకింగ్ స్టైలు వేరే ఉంటుంది నిజంగా. అంటే వాళ్ళ యాసెంట్ గాని అది కొద్ యెస్.
వాహ్! అంతా మారిపోయిందా ఏంది? అట్లయితే! ఇప్పుడు నువ్వు చెప్తావు కదా! నీ ఫ్రెండ్ మారిపోయాడు అదంతా అని. నువ్వు అది చూసి ఏంటి? వీడేంటి? వీడు ఓవర్ యాక్షన్ ఏంటి? ఒకప్పుడెలా ఉండేవాడు? ఇప్పుడేంది ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? అన్నట్టేమన్నా నువ్వు బయటికి చెప్పకపోయినా మనసులో ఏమన్నా అనుకున్నావా?
హ్మ్. <chuckles> లేదు. లేదు. నేననుకోలేదు. ఎందుకంటే వాడు అక్కడే వాడు దగ్గర దగ్గర ఒక 7, 8 ఇయర్స్ అంటే 9 ఇయర్స్ దాక ఉన్నాడన్నమాట. సో, ఇన్ని ఇయర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా.
<smacks lips> అబ్బా! ఎంత మంచి ఫ్రెండ్‌షిప్ అసలు మీది కనీసం మనసులో కూడా ఆహ్, ఇలాంటి ఆలోచన రాలేదంటే చాలా గొప్ప ఫ్రెండ్‌షిప్ అసలు.
అదే జ్ఞానం ఏజ్‌తో పాటు కొంచెం జ్ఞానం కూడా వస్తుంది కదా! మెచ్యూర్‌గా ప్రవర్తిస్తా ఉండాలి మనం. ప్రతి చిన్నదానికి వాడలా మాట్లాడుతున్నాడేంటి? ఇలా చేస్తున్నాడేంటి? ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఇదంతా ఒకవేళ మనం వెళ్ళినా కూడా మనం గూడా అలానే చేస్తాం.
కరెక్ట్. కరెక్ట్. ఆ! ఇవన్నీ మరీ అంటే లైక్ జలసీతో కాదు. జనరల్‌గా, క్యాజువల్‌గా టీజింగ్ టైప్‌లో ఉంటారు కదా! ఆ వేలో అడిగా.
ఆ! ఓకే. ఓకే. లేదు. లేదు. నేనైతే టీజ్ చేయలేదులే వాడిని. మేమేంటంటే అప్పటికీ మా కాలేజ్ డేస్ అవీ గుర్తు చేసుకొని వాడు నవ్వుకోవడం. అక్కడ కూడా జోక్స్ వేసుకోవడం అవే అన్నమాట. దీంతోనే ఆ రోజంతా గడిచిపోయింది. చాలా ఫాస్ట్‌గా. ఆ తర్వాత వాడు మళ్ళీ వాడు అమెరికా వెళ్ళడం అంటే నా ఫ్రెండ్స్ కూడా అన్నమాట. కొంతమందేంటంటే కాలేజ్ డేస్‌లో అంతగా పర్‌ఫార్మ్ చేయని వాళ్ళు కూడా ఒక అంటే ఏదో లక్కీ చాన్స్ అన్నమాట. లక్కీ చాన్స్‌లో విసా వచ్చి వెళ్లి ఇప్పుడు వాళ్ళక్కడ సెటిలవ్వడం. అరే! వీళ్ళకి ఇంత టాలెంట్ లేకపోయినా వీళ్ళు బానే సెటిలయ్యారు. మనకు కొంచెం టాలెంట్ ఎంతో కొంత వాళ్ళకంటే చాలా విషయాల్లో మనం బెటర్‌గా ఉన్నాం గానీ మనం ఎందుకు వెళ్ళలేదు? వెళ్లుంటే ఆహ్, అనిపిస్తుందనమాట. అప్పుడుగా అప్పుడు కంటే గూడా
హుహు. హుహు. తర్వాత ఏమైంది? ఓకే. మరలా అనిపించినప్పుడు కనీసం అప్పుడన్నా వెళ్ళావా?

ఆ సో, అక్కడికి వెళ్ళిపోయారు మొత్తం. హ్మ్ నువ్వీ మేమందెమో లోకల్‌లో ఉన్నాం. ఆ తర్వాత చాలామందేంటంటే కొంతమంది నా ఫ్రెండ్ ఒకడైతే మేము పీజీ అయిపోయి, మా పీజీ కూడా 2 ఇయర్స్ అయిపోతున్నా కూడా వాడు మాత్రం అబ్రాడ్ ఎళ్ళాలని చెప్పేసి 2 ఇయర్స్ కష్టపడి చదువుకున్నాడన్నమాట. అంటే ఐలెట్స్ కానీ హ్మ్, ఒక అబ్బాయి అంటే మా మా కాలేజ్.
హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. ఎవరు మీ ఫ్రెండా? ఆహా! ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు అబ్రాడ్‌లో లైక్ ఏదైనా ఊరు? అ స్టే
అంటే అమెరికా వెళ్ళాలి. వాడి డ్రీమేంటంటే అమెరికా.
ఎందుకంట అమెరికాకే వెళ్ళాలి? ఎప్పుడు అడగలేదు నువ్వు కారణం? "ఎందుకురా 'అమెరికా'? ఈడే ఉండురా. ఏం చేస్తావురా పోయాడంట? పోయి బాత్రూమ్‌లేమన్నా కడుగుతావా?" అంటే అప్పట్లో ఎగ్జాంపుల్స్ అలాగా చెప్పి ఉంటారు కదా! నువ్వు నువ్వేమైనా అలా చెప్పి ఆపావా నీ ఫ్రెండ్‌ని?
అంటే <laughs> <laughs> యెస్. యెస్. లేదు. లేదు. అంటే ఒకళ్ళ డిసిషన్‌ని మనం ప్రభావితం చేయలేం. ఎంతైనా ఒకళ్ళు నిశ్చయించుకుం
అంటే నీ ఫ్రెండ్ కదా! స్ట్రేంజర్ ఏం కాదు కదా! సో
కాదు కానీ వినరు. అంటే నేను చెప్పేంత వరకు వింటాడు గానీ, తనకేంటంటే అమెరికా పోవాలనేది ఒక ఆశ. అంటే అంత ఈసీగా వాడంత గివ్ అప్ ఇవ్వడు.
హుహు. ఓకే. మరి నెరవేరిందా నీ ఫ్రెండ్ కోరిక?
అందరు. ఆ! 2 ఇయర్స్ తర్వాత వాడు వెళ్ళాడు. 2 ఇయర్స్ తర్వాత వెళ్లి చాలా ఇయర్స్ తర్వాత మొన్న మొన్న ఒకసారొచ్చి కలిసాడన్నమాట. కలిసినప్పుడు అరే
హుహు. సూపర్! హ్మ్. చాక్లెట్స్ తీసుకొనొచ్చాడా అక్కడి నుంచొచ్చేతప్పుడు?
<laughs> ఏంటో మరి చాక్లెట్స్ తీసుకున్నాడు, మే అంటే ఇప్పుడు అందరూ సెటిల్ అయిపోయారు కాబట్టి ఎవరు గిఫ్ట్స్ హ్మ్. హ్మ్. బాటిల్సా? ఓకే. ఓకే. హ్మ్.
అంటే అలా కాదు. ఇప్పుడు జనరల్‌గా ఏరోప్లేన్‌లో చాక్లెట్స్ ఇస్తారు ఫ్రీగా. చాలామంది ఏం చేస్తారంటే అబ్రాడ్ నుంచొచ్చేటప్పుడు చాక్లెట్స్ తీసుకొనొస్తారు కదా! అదేదో ఆహ్, అదే పనిగా అదే ఊరు నుంచి కొనుక్కొనొచ్చారు అన్నంత రేంజ్‌లో చెప్తారు. కాకపోతే ఏరోప్లేన్‌లో వాళ్ళిచ్చినవే తీసుకొనొస్తారన్నమాట. సో, గా మీ ఫ్రెండు అలా తెచ్చి "రేయ్! నీకోసమేరా తీసుకొచ్చాను. తినరా" అన్నట్టెప్పుడూ చెప్పలేదా?
ఓకే. హ్మ్. <laughs> ఓకే. <laughs> లేదు. లేదు. వాడేంటంటే "మనం అందరం కలుద్దాం రా! చాలా ఇయర్స్ అయిందంటే", అలా మాకు కలవడం ఇష్టం. అంటే వాడు తెచ్చే చాక్లెట్స్‌కి అవి అంటే చాక్లెట్స్ ఓస్తూనే ఉంటాయి. నాకెక్కడ్నుంచో మా చుట్టాలు తేవడం గాని అవన్నీ రెగ్యులర్‌గా చేస్తూంటాను.
అంటే ఆషా చాక్లెట్‌లు కాదు. అమెరికాలో ఉన్న చాక్లెట్‌లు. <chuckles>
అవును. 'అమెరికా' చాక్లెట్స్ అయినా కూడా ఇప్పుడేంటంటే అన్ని చోట్ల దొరుకుతున్నాయి. వాళ్ళ దేగ వాళ్ళ దగ్గర దొరికేవి, మన 'ఇండియాలో' కూడా ఎక్స్‌పోర్ట్ ‌అవుతున్నాయి, ఇంపోర్ట్ చేసుకుంటున్నారు దొరుకుతున్నాయి పర్లేదు. అంటే కొన్ని కొన్ని దొరకట్లేదు. అంటే క్వాలిటీలో కూడా హ్మ్.
హుహు. ఓకే. ఓకే. సరే మరి కలిసారు. కలిచాక అంటే ఏమన్నా అంటే కొంచెం ఏమైనా ఇంట్రెస్టింగ్‌గా టాపిక్స్ మాట్లాడుకున్నారా? "ఏమిరా ఎలా ఉందక్కడ ఊరు? ఫ్రెండ్స్ ఎవరైనా అయ్యారా?" ఇలా ఏమన్నా అడిగావా?
<laughs> అంటే వాడే వాడేం చేసాడంటే చదువుకొని హ్మ్. వాడు పీహెచ్‌డీ కూడా చేశాడు. మేము పీజీతోనే ఆగిపోయాము కానీ వాడు పీజీ పోయి పీజీ చేసి పీహెచ్‌డీ కూడా చేసాడన్నమాట. అంత చదువుకున్నాడు.
హ్మ్. ఇంకేం. మంచిగానే చదివాడు ఇంకేముంది.
అవును. చదువుకొని వాడు అక్కడే మంచి జాబ్ తెచ్చుకొని ఇప్పుడు వాడు ఓన్‌గా ఒక ఫ్లాట్ అన్నమాట. ఆ ఫ్లాట్‌లో ఉంటూ ఆ! హ్యాపీగా వాడు ఉన్నాడు. యెస్.
అబ్బా! ఇది ఇంకా సూపర్ అసలు. మరి అంత బానే ఉంది. ఇవన్నీ చూశినప్పుడు నీకేమైనా అనిపించిందా? "ఛ! వాడితో పాటు నేను కూడా హైయర్ స్టడీస్‌కి వాడితో పాటు వెళ్ళింటే నాకు అలా మంచి జాబ్ ఓచ్చేది, మంచి ఫ్లాట్ ఓచ్చేది, ఛ! మిస్ చేశా" అన్నట్టేమన్నా ఫీలింగోచ్చిందా నీకు?
యెస్.